అవును. నిజంగానే. హ్మ్. ఇప్పుడు ఈ పేరెంట్స్
ఎందుకంటే, కోపమొచ్చినప్పుడు మనం 10 లెక్కపెట్టె అంటూ ఉంటానండి. ఆ 10 లెక్క పెట్టే లోపు మనకి కోపం చల్లారిపోతది. అట్లనే పిల్లలు పోయేదాకా వెయిట్ జేషి, మనము ఆహ్, ఓకే, అవునా, సరే, అనే వరకు మళ్ళా సెట్టయిపోతారు. మళ్ళా అవసరం లేదులే మనకి నాదే తప్పు, నాదె తప్పు అని మళ్ళా, మళ్ళా ముందు పడతరు. <laughs>
హ్మ్. నిజంగా. హ్మ్. అవును. అంటే ఇలా సెపరేట్‌గా వెళ్ళిపోయి, కొంత సమయము వాళ్ళకి, వాళ్ళు ఆలోచిచ్చుకొని, ఎక్కడ మిస్టేక్ జేసామని క్లారిటీగా ఒక, ఒక నిర్ణయానికొస్తే ఇద్దరు గలిసి భార్యాభర్తలు గొడవలనేవి అసలు రావు వాళ్ళ మధ్యలో.
రావు, రావు.